హ్మ్. హ్మ్. అంటే ఆహ్, ఆహ్, కరెక్టే. కరెక్ట్ చెప్పావు. నిజమే అంటే సంస్కృతిని ఆహ్, వ్యక్తిగత ఇష్టాలను ఈ రెండిటిని కలిపి బ్యాలన్స్ చేయడం పై ఆహ్, చాలా మంచి సలహాలిచ్చావు. అలాగే ఇక చివరగా చూసుకుంటే, ఈ సోషల్ మీడియా యుగం గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఈ ట్రెండ్స్ కానివ్వు, సోషల్ మీడియా ఫీడ్‌ల ప్రభావం కానివ్వు, దీని వలన ఆహ్, ఉండే అసలు వ్యక్తిత్వం అనేది మారుతుందా? అంటే ఎక్కడ చూసినా ఈ ఆహ్, ఇది ఫాలో అయిపోతున్నారు చాలా మంది. సో దీనికి, దీనికి మంచి మార్గం ఏంటి? అంటే సోషల్ మీడియా ద్వారా స్టైల్‌ని మార్చుకునేది.
హ్మ్. హుహు. ఓకే. ఆహా! ఓహో! ఆహా! ఆహా! హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్, సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా అంటే ఒక కత్తి లాంటిదనమాట. దాన్ని మనం అది మనల్ని ప్రభావితం జేస్తుంది.
<chuckles>